హ్మ్. నిజమే.
చాలా వేడిగా ఉంటుంది. మరి ఆ వేడికి ఆ ప్లాస్టీకు కరిగి కెమికల్స్ అన్నీ అందులో కలుస్తాయా, లేదంటారా?
అవును. ఖచ్చితంగా కలుస్తాయి. అది చాలా హానికారకం.
చాలా హానికరం. కదండీ!
క్యాన్సర్ కూడా వస్తుందని విన్నాను. అలాంటి వాటిని తరచుగా
క్యాన్సరు అసల ఇంక చెప్పకుండా కాదింక. హ్మ్. పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందింక. అలాగా మన జీవితంలో, మన శరీరంలో అంతా కెమికల్స్ అన్నీ దాని ద్వారా మనకి వస్తున్నాయి. అలాగే నేను ఒక మా అన్నయ్యలకి చెప్పానలాగా, "ఒక్కడే, అది తీసు అవి తీసుకురావద్దు అలాగా" అని చెప్పాను. కానీ, "ఇది చల్లగానే ఉంది" అంటున్నాడు. కానీ వాళ్లేం చేస్తారు? పొద్దున్నే 4 గంటలకి మొదలుపెట్టి అన్నీ చేస్తారు. చట్నీ ఆరింటికెప్పుడొ అవుతుంది. చట్నీ అవ్వపోగానే ఒక నలుగురు కూలిపనోళ్ళు అందరూ కలిపి ఒక 100 ప్యాకెటులు అప్పుడే కట్టేస్తారు. అప్పుడు వేడిగానే ఉంటుంది కానీ, మనం 7, 8 ఆ టైంకి యెళ్తే మాత్రం చల్లగా అవుతుంది. మనమేమనుకుంటాం? చల్లగే గదా ఉంది గదా అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి?
హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అప్ అవును. అప్పటికే వేడిగున్నప్పుడే కట్టి పెట్టేసారనమాట.
వేడిగుంటుంది. నేను చాలా ఎక్కువ సేపు ఆలోచించి తెలుసుకున్న విషయం ఇది. చల్లగా ఎందుకుంటది? ఆడు చల్లదెప్పుడు కడతాడొ బ నేను చాలా లోతుగా అరించాను. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. నేనొక్కసారి 2, 3 నిమిషాలు ఆలోచించి తీసుకోవాలి అని చెప్పేసి నేను. కానీ నేనేం చేశానంటే ఒక ఆలోచనతో, నెక్స్ట్ టైమ్ యెళ్ళినప్పుడు ఇంట్లో స్టీల్ సామానులు బాక్సులుంటాయి కదండీ!
హ్మ్. చాలా లోతుగా ఆలోచిచ్చారు మీరే ఏ మాటకి ఆ మాట. ఆ! అవును. హ్మ్. అవును.
ఆ బాక్స్‌లు పట్టుకెళ్ళేవాడ్ని.
అది తీసుకొని ఓకే. చట్నీ అందులో యేయించుకొని వస్తున్నా.
చెట్నీ అందులో యెయించుకుని తీసుకొచ్చేవాడిని. అలాగే సాంబార్ అయిన సరే అంతేనండి. అలాగే షాప్‌కి ఏన్నా కూరగాయలు గాని, ఏదైనా వస్తువులకి గాని యెళ్ళినప్పుడు సంచి పట్టుకెళ్ళేవాడిని. ఇది మనం వాడే సంచి.
మొగె సాంబార్ అయినా సరే. అవును. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. మామూలు సంచి. ఆ! ఆ!
జనపనార‌చె చేస్తే గాని లేదంటే కొంచెం ప్లాస్టిక్కు కాకుండా. అలాగే ఏదైనా ఒక ఇంకో విషయం చెప్పాలంటే నాకు జరిగి జరిగింది. నేనేంత వరకు ము తీసుకుంటున్నానో నిర్ణయాలను, నేనొక షాప్‌ కెళ్ళాను కానీ ఒక వస్తువే తీసుకున్నాన్నేను. ఆ వస్తువు తీసుకున్నప్పుడు ఆ కొట్టవతను నాకు అది ఒక మైకా కవర్‌లో పెట్టి ఇస్తున్నారు. కానీ నేనేం చెప్పానంటే, కవరొద్దండి. ఒకటే కదా! కవరులు వాడకూడదు. మీరెంత తగ్గించుకుంటే అంత మంచిది. కవర్లు వాడకూడదు కదండీ! అని చెప్పేసి చెప్పానన్నమాట. అది నేను కొంచెం బండి కవర్లో పెట్టేసి నేను వచ్చేసానన్నమాట.
హ్మ్. అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవును. అదుంటుంది కదా. ఆ! కరెక్ట్. ఆ!
అవునండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకలా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే తప్ప, ప్రభుత్వాలు ఒక్కలే వల్లే అవ్వే పనులు కాదువి.
అయ్యే పని కానే కాదు. అవును. కరెక్ట్ చెప్పారు.
అవునండి. అవునండి. అలాగ మనం మంచి నిర్ణయాలు తీసుకొని మన తరానికి చెప్పడం, అలాగే ఇంకా ముందు అలాగా చేయడం ప్లాస్టికు తగ్గిచ్చడానికి కారణాలవుతాయి.
హుహు. హుహు.